ఆ! అంటే దాంట్లో యాక్టింగ్ అంతద్భుతంగా ఉండాలండి ఇంకా. ఇప్పుడు మ్యూజిక్ ఏది లేకపోతే అంటే డైలాగ్స్ అన్నా ఉండాలి. మొత్తం సైలెంట్‌గా ఉండొద్దు. ఒ ఆ! మొత్తం డైలాగ్స్‌తో ఇలా బాగుంటే ఇంకా న్యాచురల్ సౌండ్స్ ఎక్కువుండాలి. ఇప్పుడు ఆహ్, బయట వర్షం బడితే ఆ వర్షం సౌండ్ గాని లేకపోతే ఇప్పుడు బయట పక్షుల పాటలు గానివ్వండి ఇట్లాంటివైనా పెడితే హ్మ్. అదే ఇవన్నీ న్యాచురల్‌గా ఉంటే అప్పుడు ఇంకా యాక్టింగ్, స్టోరీ అంత బాగుంటే ఆడుతుంది సినిమా. ఒకవేళ ఏదీ లేక లేకపోతే అసలు ఆడడం కష్టం ఇంకా. ఓన్లీ అంటే కొన్ని మ్యూజికల్ సినిమాస్ అని ఉంటాయండి ఉదాహరణకి, చాలానే ఉన్నాయి అసలు చెప్పాలంటే మాయాబజార్ గూడా ఒక మ్యూజికల్ సినిమానే.
అవును. అవును. ఆ! ఆ! కిలకిలా రావాలు. అవును. ఇలాంటివన్నీ ఉండాలి. హ్మ్. అవును. కరెక్ట్. ఆ! ఆ! మ్యూజికల్ హిట్ ఆ రోజుల్లో సూపర్ హిట్ కదండీ అది. అవును.
హ్మ్. హ్మ్. అంటే ఆహ్, పాటలతోనే కథలు ముందుకు సాగుతాయన్నమాట. ఈ మధ్య కా హ్మ్. అదే ఇంకా ఈ మధ్య కాలంలో డిస్నీ సినిమాలలా చాలా ఒస్తున్నాయి ఇంగ్లీష్ సినిమాలు. 'లాల లాండ్' అని ఒక సినిమా ఒచ్చింది. మొత్తం దాంట్లో పాటలతోనే సాగిపోతుంటది సినిమా మొత్తం గూడ. హ్మ్. దాన్
అన్ని పాటలే అడుగడుగునా పాటలే అవి. ఓకే. లాల లాండా? ఆ! అదే ఏంటండి బ్రీఫ్‌గా స్టోరీ అది ఏమైనా చెప్పగలరా?
అది ఇద్దరు మ ఇద్దరు ప్రేమికుల మధ్యల జరిగే స్టోరీ అన్నమాట. అయితే హీరోకేమో ఇట్లా జాజ్ మ్యూజిక్ అనేది ఇష్టం ఉంటది. ఇంకా హీరోయిన్‌కేమో థియేటర్, థియేటర్‌లో డ్రామాలు నటించాలని ఇష్టం ఉంటది.
ఓకే. హ్మ్. ఓకే.
ఇయ అదే వాళ్ళ మధ్ వాళ్ళు అసలెట్లా పరిచయమయ్యారు? ఇంకా ఏం జరుగుతుంది అనేదే స్టోరీ. మొత్తం గూడా ఒక సాంగ్ తరువాత ఇంకో సాంగ్, ఇంకో సాంగ్ తరువాత ఇంకో సాంగ్ అన్నట్టు పోతూ ఉంటది సినిమా.
ఓహ్! అన్ని సాంగ్సే అందులో. హ్మ్.
హ్మ్. అన్ని సాంగ్సే మధ్య మధ్యల డైలాగ్స్, ఇంకా కన్వర్జేషన్స్ నడుస్తూ ఉంటాయి. ఇట్లా మొత్తం పాటలతోనే సినిమాలు నడిపించేయచ్చండి చెప్పాలంటే.
ఆ! అవునవును. పూర్వం అలాగే చేసేవాళ్ళు గదండీ. పూర్వం ఏంటంటే. అన్ని పాటలే ప్రధానం అది. ఆ పాటలతోటే సినిమా
హ్మ్. అవునవును. పూర్వం సినిమాలన్నీ అ అలానే ఉండేవి. అదే 3 గంటలు సినిమాలుంటే 3 గంటల్లో కనీసం 11, 12 సాంగ్స్ ఉండేవి.
అవునవును. దాదాపుగా ఒక 1:30 సగం సగం సాంగ్సే ఉండేవనమాట అప్పట్లో.
హ్మ్. అవును. కానీ ఇప్పుడు జూసుకుంటే అండి అసలు 4, 5 సాంగ్స్ పెడితే "ఎన్ని సాంగ్స్ ఉన్నాయా!" అని అనేస్తారు. అంటే సాంగ్స్ గూడా ఆ విధంగా పెడుతున్నారండి అసలర్థం, పర్థం లేకుండా పెడుతున్నారు అప్పుడప్పుడు.
ఆ! ఇప్పుడు ఫైటింగ్స్. అవును. వాటికి మీనింగే లేదది. ఆ! అంటే దీనికి కారణం ఏమిటంటారు? సరైనటువంటి పాటలు రాసేటువంటి రచయితలు కరువయ్యారనా? లేకపోతే ఆహ్, ఇప్పుడున్నటువంటి ప్రజానీకం ముఖ్యంగా యువతేమో ఇలాంటి పాటలకే అలవాటు పడ్డారా ఏమిటది?
ఆ! అప్ అంటే ఉదాహరణకి హ్మ్.